ఓకే. అండి. ఓకే. అండి. అయితే ఇంకోటి చూడండి. మీరు అన్నారు కదా! వాట్సాప్ తీసి అన్నారు కదండీ! ఒకప్పుడండి ఆహ్, వాట్సాప్‌లో మనం చాట్ చేస్తే, అవతలోళ్ళు నాకు నిద్రొస్తుంది పెట్టేస్తున్నానంటే, ఈళ్ళు నిద్రొస్తుంది పెట్టేస్తున్నాను బాయ్ అని అక్కడకి క్లోజ్ అయిపోయేదండి. ఇక్కడలా చెప్పేవాళ్ళు లేరు కదండీ! మనకు సోషల్ మీడియాలో. మన ఇష్టం ఒచ్చినట్టు మనం వెళ్ళిపోతూ ఉంటాం కదండీ! ది అది నేను చెప్తున్నా. ఆ తేడా ఏమైనా గమనించారా? అనంటన్నానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఉన్నాయండి. అంటే అప్పుడు ఇప్పుడు మనుషులు ఒకళ్ళే కదండీ! మీడియమ్స్ మారినియి. ప్లాట్‌ఫామ్‌లు మారినియి, అంతే. ఒక్ ఒకప్పుడైనా ఆహ్, అబ్బాయిలైతే, ఆహ్, నాకు నిద్రొస్తుంది. నేను బడుకుంటున్నా, అంటారు కానీ అమ్మాయిలు వాళ్ళు వాళ్ళు నే పడుకుంటున్నా అన్న తర్వాత కూడా, ఒకవేళ మీరు వెంటనే బాయ్! చెప్పిన ప్రాబ్లమే బాయ్! చెప్పకపోయినా ప్రాబ్లమే.
ఓకే. అవునండి. అవును. నిజమేనండి.
ఎందుకంటే ఆహ్, మా మైండ్‌సెట్లు అలా ఉంటాయి. గొడవ పడడానికి రెడీ‌గా ఉన్నారంటే, మీరు ఓకే చెప్పినా బాధే, బాయ్ చెప్పినా బాధే, గుడ్ నైట్ జెప్పినా బాధే.
అవునండి. అవును. ఆహ్, అస్సలండి. ఇంకా ఆడవాళ్ళతో అయితే ఇంకాళ్ళని మనం ఫైట్ చేయలేమండి వాళ్ళతోటి. ఇంకా తగ్ తగ్గిపోవాలి.
ఆ! హ్మ్. అబ్బా! మీరు మీరేం చేయకుండానే ఫైట్‌కి రెడీ అవుతున్నారా అండి? అది చాటింగ్‌లో అయినా బయటైనా కానీ. మీరు ఏమి చేయకుండానే, వాళ్ళు గొడవకి పడుతున్నారు అంటే ఇది అబద్ధం అని చెప్పాలనమాట. మీరు చేసే పనులన్ని అలాగే ఉంటాయి. కాకపోతే మీరు అన్ని పనులు చేసి మర్చిపోతూ ఉంటారు. ఆడవాళ్ళలా కాదు. ప్రతీది పట్టుకొని, ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు ఆ! నైట్ నిద్రపోయేటప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. రేపు వీడికేం చేయాలి, ఆ! ఎలా, ఎలా, ఎలా మార్చాలి, ఇట్లా, ఇట్లా ఆలోచిస్తారన్నమాట. ఇంక పడుకోబోయేటప్పుడంతింక అదే ఆలోచన.
అస్సలు వాళ్లు లాగుతారండి. జె జెలాగంటరు చూడండి. ఓహ్! ఓకే. అయితే మీరు ఫోను వాడిన తర్వాత, నిద్రలోకెళ్ళిన తర్వాత, మీకు ఫోనులో చూసిన సన్నివేశాలు అలా తర్వా అయ్యి ఒచ్చి కలొచ్చిన సందర్భాలేమైనా ఉన్నాయండి?
హ్మ్. హ్మ్.